ఒక రోజులో 24 గంటలుంటాయి. కుదిరితే ఒకే రోజులో 48 గంటలు కూడా పని చేపిచ్చుకున్నా కూడా, తనివి తీరనంత పని ఉంటుంది జీవితంలో. అంటే అంత పని ఆ జీవితం మధ్యలో మనకంటూ కొంచెం టైం కేటాయించుకొని, ఒక హాబీ మనకు నచ్చిందంటూ చేయ్ చేయడానికి సమయం కేటాయిస్తారా? అసలు కేటాయించే టైం ఉంటుందా? కేటాయించాలి అంటారా?
అబ్బా! మీ ఆహ్, మీరు చెప్పడం నాకు బా నచ్చింది. కుదిరితే 48 గంటలు <smacks lips> సూపర్ అండి అది. కదా! పని జీవితం అంటే అబ్బబ్బబ్బా మధ్యలో ఎంత పని, పని, పని, పనితో ఉన్నప్పుడు, ఈ మధ్యలో హాబీస్ అండి భలే అసలవి ఒక చిటికలాగా <smacks lips> అంటే ఒక చిట్కాలాగా, చిట్కాలాగా పనిజేస్తాయి. హ్మ్. అయితే ఈ హాబీస్‌లో కూడా కొన్ని కొన్ని రకరకాల హాబీస్ ఉంటాయి కొంతమందికి. అలా నాకేం ఉందంటే, నేచర్‍ని ఎంజాయ్ చేయటం. ఫోటోస్ తీయటం. వాటిని బంధించేసి, ఒక్కొక్కసారి బొమ్మలు కూడా గీసేస్తా. గీసేసి ఆహ్, అట్లా చేస్తా ఉంటాననమాట. అప్ అందులో నాకు ఎంత హ్యాపీనెస్ ఉంటదంటే, <smacks lips> అబ్బా! ఫుల్ రిలాక్స్ అయ్యాం కదా! అని అనిపిస్తూ ఉంటుంది.
అవును. ఆ! ఒక రోజులో. అవును. అదే కదా! చెప్పల ఓకే. అబ్బా! బొమ్మలూ అ హుహు.
అలా
మరి రీసెంట్‌గా మీరు గీసిన బొమ్మ. యాహ్! హాబీ లాగా ఎవరైనా చూసి, అబ్బా! ఏం గీసావు. ఆ! ఎంతైనా లక్ ఉండాలి, ఇంతలా గీసిన వాళ్ళ ఫ్రెండ్ దొరకాలన్నా, వైఫ్ దొరకాలన్నా. అలా చెప్పుకున్న వాళ్ళు సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఏం చేశానంటే, ఈ మధ్య దీపావళికి ఆహ్, కొంచెం ఇల్లు డెకరేట్ చేస్తాం గదా మనం. కొంచెం, ఇల్లు డెకరేట్ చేయడము, కొత్త, కొత్తవి పెట్టడము, లైటింగ్స్ పెట్టడము అలాంటి పనులు జెస్తూ ఉంటాం గదా! దీపావళికి అప్పుడూ. అయితే నేనేం జెసానంటే కొత్తగా ఆహ్, హ్మ్, ఈ వాటర్ బాటిల్ మూతలు ఉంటయి గదా! ఆ వాటర్ బాటిల్ మూతల్ని పెయింట్‌లో ముంచి, దాన్నో పెద్ద ఒక పెద్ద ఫ్లవర్ వాజ్‌లా గీసానండి, భలే ఒచ్చిందది. ఒక చోట చూసాను, చూసి అది గీసాను అది గీసి, దాన్చుట్టూ లైట్స్ పెట్టి, పెడితే ఒకసారి మా ఫ్రెండొచ్చిందనమాట. అసలు ఎంత బాగా అది "అది ఎక్కడ గొన్నావు?" అని అడిగారు ఫస్ట్. అక్కడే నాకు క్రెడిడొచ్చేసింది. <laughs> ఆ! "ఎందులో ఆర్డర్ చేసారు?" అని అడిగింది. అబ్బ! ఆర్డర్ చేయలేదమ్మా, నేనే గీసాను అని జెప్పాను. అసలు చూడాలి ఇంక.
హుహు. అవును. ఆ? అవును. హ్మ్. అవును. ఓహో! అవును. హుహు. అబ్బా! ఏంత క్రెడిటూ. ఆ! అదే గదా! <chuckles> అంటే అంత కష్టపడినా మీరు, ఆర్డర్ చేశారు" అనిపించుకున్నారంటే ఎంత బాగున్ నా మైండ్‌లోకొచ్చేస్తుంది ఇమేజ్.
ఆ! అదే గదా! ఆ! అంటే నేను గూడా జెస్తాను అన్నట్టు. <smacks lips> అయితే, నేను గీసానని జెప్పగానే అసలు నాకసలు వేరే లెవెల్‌ల్లో ఉంది నాదైతే. <laughs> బాగా అనిపించింది. ఆహ్, అలాంటివి కొన్ని, కొన్ని మనకి భలే మంచి మంచి ఆ హాబీస్ మనకు ఉపయోగపడతయి, అలాగే మనక్కూడా రిలాక్సేషన్ కూడా కదా!
ఆ! <laughs> అవును.
హ్మ్.
కరెక్టే. మరీ ఎప్పుడైనా పిల్లలు, మొగుడు, అత్తమావలు, పనుల మీద పనులు, పనుల మీద పనులు, పనుల మీద పనులు చేపిచ్చుకొని, ఎంత చేసినా తనివి తీరదన్నట్టు, అంతవరకు వెళ్ళిపోయి, ఇంక నా వల్ల కాదు మహానుభావ అని చెప్పి వాళ్ళకి, నాకంటూ కొంచెం టైమివ్వండి ఏకాంతంగా గడపడానికన్నా, ఫ్రస్ట్రేషనెప్పుడన్నా ఒచ్చిందా?
హ్మ్. హ్మ్. ఫ్రెస్ట్‌రేషన్ ఖచ్చితంగా ఒస్తుంది. హౌస్‌వైఫంటేనే, ఆవిడకొక అందరికీ ఎలా ఉంటదంటే, హౌస్‌వైఫంటే ఓ 100 చేతులున్నాయేమో అనిపిస్తది వాళ్ళకి కదా! మల్టీటాస్కింగ్, ఆవిడ ఆవిడొక క్వీన్. ఆహ్, ఆవిడిలాగా సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ ఆహ్, ఇంక వేరైతే ఏ మ్యానయినా అలా తిరుగుతుందీ అననేసుకుంటూ ఉంటారు గదా! సో, ఆ మధ్యలో ఒక్కొక్కసారి పనుల్లో పిల్లలతో మాట్లాడటం, పిల్లలతో ఆటలాడటం, ఇట్లా ఏదన్నా కూచ్చోడం, అది నేను చెప్పేస్తాను ముందే. నాకిన్ని చేతులున్నా, ఇన్ని పనులు చేసినా, నేను మాత్రం ఓ 10 నిమిషాలు కూర్చోవాలి. కూచ్చుంటేనే నా బండి ముందుకెళుతుంది. <chuckles> అంతే గదా! క్లారిటీ. ఒక్కొక్కసారొస్తాయండి సందర్భాలు, ఎందుకంటే ఆహ్, ఇప్పుడెవరైనా చుట్టాలొచ్చారనుకో, అసలు మనం చేస్తూనే ఉంటాం. న్ అది పని తరగదూ. అబ్బబ్బబ్బబ్బా! ఒళ్ళు హూనవయినట్టే ఇంక.
హ్మ్. అదే కదా! ఆ! అవును. <giggles> అవునా? హ్మ్. హ్మ్. హ్మ్. అవును. <chuckles> అంతే. <chuckles> ఆహా! అవును. అదే కదా! మరీ, కొన్ని కొన్ని సార్లు మనం ఎంత పని చేసినా కూడాను ఇంట్లో, "ఆ! నీకేంటి పనా పాటా? పద్దాక ఆ నొప్పులు, ఈ నొప్పులంటావూ. ఇంట్లో తిని కూర్చోడానికి, పిల్లల్ని చూసుకోడానికి పెద్ద ఇదా?" అంటూ ఉంటారు. అంటే బ ఇ బయటకెళ్ళి పనులు జేసే వాళ్ళే పనులు జేసినట్టు, ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు పనులు జేసినట్టు కాదు అంటారు. మరి ఆ విషయం మీద మీరేం మాట్లాడతారు?
టూ మచ్ హ్మ్. అయ్యో! అసలు ఆహ్, మన ఇంట్లో పని జేసే, ఈ వీర నారులే నంబర్ వన్ అంటానండి నేను. అదీ జీతం తీసుకోకుండా పని చేసే వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బా! ఎంత మంచి స్థానం ఉందంటే, ఇప్పుడూ, మన అమ్మలెలా చేశారో గుర్తుందా మీకు? అసలు వారికి విసుకు, విరామం అనేది లేదు. ఏ టైంలో అయినా, ఎవ్వరొచ్చినా, ఎలా ఒండిపెట్టేవారు. నేను మాత్రం ఆహ్, దానికి ససేమిరా ఒప్పుకోను. నేను జై అంటా మనమే. <laughs> ఖచ్చితంగా. హ్మ్. ఆ!
అవును. అదే కదా! హ్మ్. అదే కదా! <laughs> అదే కదా! ఇప్పుడూ, ఎప్పుడైనా ఒక అమ్మంటండీ ఆహ్, మొగుడంట ఇలా అన్నాడంట "నీకు, నీకు టైమ్ గావాలా? నీకూ నీ పనులుకి టైమ్ గావాలా?" అని, అది అత్తమ అత్తమావ్ ఆహ్, అత్తయ్య గారితోనును, మొగుడు గారుతో గొడవయ్యిందంట. ఆహా! సైలెంట్‌గెళ్ళి అరుగుండు కొట్టేసిందంట మొగుడికి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! <laughs> ఇది. ఆ! ఆ!
ఆ! <chuckles> మొత్తం అంటే, ఈమె అరుగుండు కొట్టడమేంటి, ఆయన సోయి లేకుండా పడుకోడవేంటో. ఆ! ఏంటి, న్యూస్‌లో ఒచ్చింది. "మాకు ఎప్పుడు పనులు పనులు అంటారు. ఆ నొప్పులంటావు, ఈ నొప్పులంటావు. తినడానికి తీపడమా ఏంటి, ఇంట్లో ఉండడానికి" అంటే, మరి ఇంట్లో పని చేస్తే ఆ జీతం మొగుడి గారికన్నా ఎక్కువ జీతం సం ఇవ్వాల్సొచ్చేస్తది. అంత పని జేస్తారు ఆళ్ళు పని.
అదే గదా! ఓహ్! హ్మ్. హ్మ్. అదే గదా! ట్వంటీ ఫోర్ బై సెవెన్, 24/7. ఆహ్, కదా!
ఆ! అదే కదా! ఆహ్, ఉంటుంది. మరీ, ఎప్పుడైనా కూడా మనసు ప్రశాంతంగుండడం కోసం, ఎలాంటి హాబీలని ఎంచుకోవాలి?
హ్మ్. హ్మ్. హ్మ్. అయితే, ఈ మనసు ప్రశాంతంగా ఉండడం అనేది చాలా ముఖ్యం, ఎవ్వరికైనా జీవితంలో. ఇటు పని జేసి బయట పనులకెళ్ళే వాళ్ళకైనా, ఇంట్లో ఉండే వాళ్ళకైనా. ఎందుకంటే, మనసు ప్రశాంతంగా ఉంటేనే, బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, ఇల్లు హాయిగా ఉంటుంది. అందరూ చక్కగా నవ్వుకుంటారు, సంతోషంగా గడుపుతారు. ఇంట్లో వారారోగ్యం ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి, మనకి మనం టైం దీసుకోవాలి. టైం దీసుకొని, పొద్దున్నే వాక్ చెయ్యాలండి. ఎటువంటి ఏ పరిస్థితున్నా. చక్కగా ఒక ఒకా ఓ హాఫ్ ఎన్ అవరు మన కోసం మనం టైం కేటాయింజేసుకొని, వాకింగ్‌కెళ్ళిపోవాలి. ప్రశాంతమైన వాతావరణం ఎంజాయ్ చెయ్యాలి. చక్కగా ఆహ్, ఫ్రెష్ష్ గాలి తీసుకోవాలి మనం, తీసుకెళ్ళ వెళ్ళాలి. తర్వాత, నాకు నచ్చింది జెప్పా గదా పొద్దున్నే. ఏదన్నా నాకు ఇంట్రస్ట్‌గా అనిపిస్తే, ఒక ఫోటో <smacks lips> టక్‌మని తీసేస్తూ ఉంటా. దాన్ని మళ్ళీ, బొమ్మల రూపంలో గీటమో, లేకపోతే ఆ పిక్చర్‍నే
హ్మ్. అవును. హ్మ్. అవును. <laughs> అవును. హ్మ్. <chuckles> అవును. హ్మ్. కరక్టే. అవును. ఆ! అసలు ఎలా మీకది, ఆ ఐడియా ఎలా ఒచ్చింది? ఫోటోలు తియ్యాలి అని, ఏ వయసులో మొదలైంది?
చిన్నప్పుడే అండి. చాలా చిన్నప్పుడు ఇట్లాగే మా మా బ్రదరొకతనూ ఆహ్, వేరే చోటి అంటే, వేరే కంట్రీ యెళ్ళారనమాట. వెళ్ళి, ఆహ్, తనేం జేశారు, నేనంతకుముందు నాకా, ఆయి అలవ ఆ ఇంట్రస్ట్ గమనించినట్టున్నారు. ఎంతైనా అన్నయ్యలు గదా! గమనించి నాకొక కేమెరా గిఫ్ట్‌గా దీసుకొచ్చారు. అప్పట్లో అవి రీల్సేసే కేమెరాలు. సో, ఆహ్, వాటిలితోనే అంత బా తీయగలిగానంటే, అది బాగా గ్ ఆహ్, అది ఒక హాబీలాగా డెవలప్పయిపోయింది. ఆహ్, ఆహ్, అక్కడ నించీ నేను దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒచ్చాను. అయితే హ్మ్. అది గీ అది తీయడం నాకు నచ్చిందనుకోండి, ఏదన్నా నేచర్‌ది, చెప్పా గదా! బొమ్మలు తీయడం, లేపోతే దాన్నే ఫోటో ఫ్రేమ్‌లా జేసి, ఆ ఫోటో ఫ్రేమ్‌కి మంచిగా చుట్టుపక్కల గీసేసి, దాన్నందంగా అలంకరిచ్చటం, పెట్టడం. <smacks lips> హ్మ్. ఇలా కూడా జేస్తాను.
ఓకే. అవును. హుహు. అవును. ఓకే. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. అవును. ఓకే. ఆహా! మరి ఎప్పుడైనా అలాంటి బిజినెస్ పెట్టుకోవాలి అన్నట్టు ఏమన్నా ప్రొఫెషనల్‌గా వెళ్ళాలనిపిచ్చిందా? అక్కడే ఆగిపోకూడదు అని.
హ్మ్. దాని దానిలో కృషి చేద్దామని అనిపించింది. నిజంగానే మీరు అన్ మంచి ఆలోచన గదా. అయితే ఇట్లా, ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ తీసుకొచ్చి దాన్ని మంచిగ అలంకరించి, అంటే కొంతమందికి టైం ఉండదు కదా. కానీ వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇట్లాంటివి మంచివి చేయాలని అనిపిస్తూ ఉంటుంది. దాంన్లో, హ్మ్, కృషి చేస్తే గనక చేయొచ్చండి, నిజమే ఆ మాట. కొన్ని కొన్ని హాబీలు కొంతమందికి ఏమవుతాయి అంటే జీవనాధారం కూడా అయిపోతాయి గదా! చాలా మందిని గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు. ఇప్పటి రోజుల్లో ఎంత టాలెంటెడ్ ఎంత టాలెంటెడ్. నిజంగా హ్మ్.
ఓకె. ఆ! అవును. హ్మ్. హుహు. ఓకె. అవును. దున్ని పడేస్తున్నారండి. ఒక, ఒక టా ఆ! అప్పుడు వంటలు, వార్పులు అవి ఇవి పెయింట్‌లు అవి ఇవి అంటూ, దున్ని మొత్తం దున్ని పాకం చేస్తున్నారు. ఆ! అలా.
అవును. సూపర్ అసలు. మంచి టాలెంటెడు ఆహ్, జనరేషనూ నడుస్తోంది. హ్మ్.
ఉంది ఉంది. అవును. మరి జీవితంలో ఈ హాబీలకి సమయం ఇస్తున్నప్పుడు, ఎప్పుడైనా, "అరెరే! నేను చిన్నప్పుడే నేర్చుకోవాల్సింది. అప్పుడు నేర్చుకుంటే ఇప్పటికి ఇంకా బాగా చేసేదాన్ని, రాణించేదాన్ని అదే రంగంలో. ఆ రంగంలో దూకి రంగప్రవేశం చేసేదాన్ని" అని అనిపించిందా?
హ్మ్. అవునండి. నిజమే మీరు చెప్పినప్పుడు నాకొక్కటే గుర్తొచ్చింది. నేను సంగీతం నేర్చుకుని ఉంటే బావుండేదేమో అనిపించింది. అయితే ఆ పాటలు ఇంట్రెస్టు అవి ఉండేది. మనం మధ్యలో పాటలు వింటాం గదా! అదే నేను పాడి ఉంటే బావుండేది అని అనిపించేది నిజంగానే మీరన్నట్టు. నేను చిన్నప్పటి నుంచి ఆ సంగీతం వినడం తప్ప, అరే! మనం పాడదాం దాంట్లో కృషి చేద్దాం అనే ఆలోచన రాలేదు ఎందుకో. <smacks lips> మామూలుగా ఈ అంత్యాక్షరిల్లో వాటిల్లో పాడేదాన్ని గాని హ్మ్. అది మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
హుహు. ఓహోహో! అవును. ఆహా! ఓకే. అన్ అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇలా హాబీ‌లు ఖచ్చితంగా ఉండాలా? ఉండాల్సిందేనా?
హ్మ్. ఆ! ఉండాలండి. హాబీలు లేకపోతే ఏమవుతుందో తెలుసా. మీరు ఒకటే పని ఒకటే పని చేస్తూ పోతూ ఉంటే ఎవ్వరికైనా బోర్ కొడుతుందిగా. కొంచెం పక్కకి దాన్ని ఇట్లా <smacks lips> ఆహ్, దాన్ని డిస్ట్రాక్ట్ అవ్వాలి. హ్మ్. అప్పుడప్పుడు మరక మంచిదే అన్నట్టు డిస్ట్రాక్ట్ అవుతూ ఉండాలి. డిస్ట్రాక్ట్ అయ్యి. ఆ! అంటే 100% అట్లా హ్మ్, అందుకే పెట్టినట్టు ఉన్నారు మరక మంచిదే అని చెప్పి. <giggles> చిన్నపిల్లల దాటి. ఆ! ఒక దాన్ ఇప్ <clears throat>
హ్మ్. అవును. ఓకే. <giggles> అంతే అంటారా? ఓకే. ఆహ! మరక మంచిది అంటూ ఉంటారు. అదే కదానూ! అంటే మనకి
హ్మ్.
హ్మ్. ఎప్పుడైనా ఒక హాబీ నేర్చుకున్నాక మళ్ళీ అది కొన్ని సార్లు ఆహ్, మనం రోజు ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ అది దా తప్పిపోతే దారి తప్పిపోతి ఆహ్, దారి తప్పిపోతుందా? మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుందా? లేకపోతే ఆ! హ్మ్. చెప్పండి.
అయితే హ్మ్. అయితే ఈ సంగీతం ఉంది కదా! దానికి నిత్యం సాధన చేయాలి మీరన్నట్టు. ఎవరైతే ఈ సంగీతాన్ని హాబీగా తీసుకుంటున్నారో దానికి ఖచ్చితంగా నిత్యం సాధన చేస్తేనే అది నిలబడుతుంది. లేకపోతే గొంతు పోతుంది, తర్వాత ఆ! మర్చిపోతారు దాన్లో కృషి చేసిందంతా పోతుంది. అది మాత్రం వాళ్ళు చాలా ఎప్పుడు టచ్‌లో ఉండాలండి అది.
హ్మ్. హుహు. ఆహా! ఓకె. ఓకె. అంటే మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా చక్కగా అద్భుతంగా చెప్పారండి. మరి ఇంకా హాబీలు ఇంకా పిల్లలకి చిన్నప్పటినుంచి ఎలాంటి హాబీ‌లు నేర్పించాలి? పెద్దవారితో మాట్లాడడం కోసం.
హ్మ్. హ్మ్. అయితే చిన్న పిల్లలకంటే ఇప్పుడు నాకొకటి గుర్తొచ్చింది. చిన్న పిల్లలకి ఎప్పుడైనా హాబీస్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక టాలెంట్ ఉంటుంది లోపల. <smacks lips> ఒకటి అయితే మనం దాన్ని దానికోసం వెతకాలి. చిన్న ఆ! ఆ! మన అమ్మలు అమ్మా నాన్నలుగా దాంట్లో వాళ్ళు ఎందులో రాణిస్తారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది బాల్ బా వేస్తూ ఉంటారు, కొంతమంది పెయింటింగ్స్ బా వేస్తూ ఉంటారు. చిన్నప్పటినుంచి, కొంతమంది టకటక, టకటక పాటలు నేర్చేసుకొని పాడుతూ ఉంటారు. మనకు అర్థమవుతూ ఉంటుంది. హ్మ్. భలే పాడతారండి చిన్న, చిన్న పిల్లలు ఒక్కోసారి. ఎంత ముద్దు, ముద్దుగా ఉంటాయంటే వాళ్ళ పాటలు, <smacks lips> అస్సల అలా వింటూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. అట్లా మనం వాళ్ళలో
అవును. ఆ! అవును. వాడతారు. అవును. హ్మ్. మీకు
హ్మ్.
మీకేదనా అవకాశం ఒచ్చి ఈ అవకాశం ఒచ్చింది. ఓకే! మరి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అన్న ఆహ్, ఆ కోరిక ఏమన్నా ఉంటే ఎలాంటి అవకాశాన్ని కోరుకుంటారు?
హ్మ్. ఫోటోగ్రఫీ అండి. ఫోటోగ్రఫీ దాంట్లో ఇంకా మంచి కొ ఎ ఏవో ఉంటాయి గదా! దానిలో మంచి ఆహ్, స సర్టిఫికేషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఖచ్చితంగా. అంటే అది కెరియర్‌గా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి. ఆ ఇప్పుడు చదువుకోడానికి ఏజ్ లేదు కదా! ఇప్పుడు ఈ తరంలో ఈ రె
ఓకె. ఆ! అవును మరి, ఆ! ఓకె. కెరియర్ ఫోటోగ్రఫీ అంటే మరి ఈ కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, ఆ వెడ్డింగ్ షూట్‌లు అని గుట్టలు గుట్టలు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. అలా బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటారా? మనమే ఇంట్లో ఉన్న వాళ్ళతో ఫోటోలు తీపిచుకోవాలంటారా?
హ్మ్. నేనే మా, మా ఫ్యామిలీ మొత్తానికి ఫోటోగ్రాఫర్ తెలుసా మీకు? సూపర్‌గా ఆ! ఏంటంటే తెలుసా నేను చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోస్ అన్నీ ఫుల్ ఫేమస్. కాబట్టి నేను ఆల్మోస్ట్ నన్ను బుక్ చేసేస్తారు ఫోటోగ్రఫీ కింద. కాబట్టి నేను దాంట్లోనే ఇంకా మీరన్నట్టు రానిచ్చి దాంట్లోనే గనక ఏదన్నా సర్టిఫికేషన్ కోర్సులు కానీ ఇవన్నీ తీసుకుంటే వెళ్ళొచ్చు ఒక హాబీని ఒక కెరియర్‌గా మార్చేసుకోవచ్చు. అది మాత్రం అద్భుతం. హ్మ్, అద్భుతం అది. హ్మ్.
అన్నిటికినా? మొత్తమా? ఓకే! <giggles> అంతేనా? హ్మ్, ఓకే. మార్చేసుకోవచ్చు. ఆహాహా! ఓకె ఆ! మరి ఎంత వరకు మీ వారు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఆ విషయంపై?
ఒకసారి సర్ప్రైజ్‍గా నాకు డీఎస్ఎల్ఆర్ కెమెరా వచ్చింది. ఇంక నాకు అంతకన్నా ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తది. అస్సలు నాకైతే ఎంత ఆనందం వేసిందంటే నిజంగా ఇంత ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు మనం ఇంకా కృషి చేయొచ్చు కదా! అని అనిపిచ్చింది. చాలా బాగా అనిపిచ్చింది అనమాట. అంటే నన్ను రకరకాల లెన్సెస్ ఉంటాయి కదా! దాంట్లో. జూమిన్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని చాలా ఫీచర్స్ ఉంటాయి. అంటే మీరు ఫోటో కెమెరాని యూస్ చేసి ప్రాపర్‌గా తీసినప్పుడు ఆ ఇది వేరే ఉంటది. సో అది మాత్రం మర్చిపోలేని గిఫ్టు. దానివల్ల నాకు చాలా ప్రోత్సాహం కూడా లభిచ్చింది.
అవును. ఆ! అదే కదా! అవును. హ్మ్. అంటే ఆహ్, మీకనిపిస్తూ ఉంటుందా? ఇలాగ మనం చేయడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జీవితంలో కూడా మనం ఏదో ఒకటి సాధించొచ్చు ఆ! అంటే చిన్న అడుగు గూడా మనకి ఒక చిన్న అడుగు ఆహ్, ఒక మనం మన సక్సెస్‌కి ఒక పెద్ద తొలి మెట్టులాగా అనిపిస్తూ ఉంటుంది కదా! అలా అనిపించిందా ఎప్పుడైనా?
హ్మ్. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఏమో తెలీదు. ఏ ఇప్పుడు మనం దేనికెళ్తామో అది అందులోనే మనం రాణిచ్చొచ్చు అనుకుంటా. అది చిన్న, చిన్నగా మొదలయ్యి మీరన్నట్టు చిన్న, చిన్న అడుగుతో మొదలయ్యి మంచి కార్యరూపం దాల్చి నిజంగానే అది మనకి మంచి గుర్తింపుని అందులో మనం చాలా సంతోషపడతాం కదా! అది మనకు నచ్చింది కదా! మన మెచ్చిన హాబీ కదా! చేస్తే మాత్రం చాలా నిజంగా చాలా బావుంటుంది.
అవును. హ్మ్. అంతే కదా! ఉహూ. చాలా సంతోషం అండి. చాలా బా చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడడము పని జీవితం మధ్య హాబీ‌లకీ ఎంత సమయం కేటాయించాలి. అనేవి ముఖ్యమైన విషయం గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.